అంటే జస్ట్ మీ ఊరు నుంచి, ఇంకో ఊరికి టీ తాగడం కోసమే వెళ్లారా?
ఆ! అవునండి అంతే, జస్ట్ అంటే తిరగడం కోసం అలాగా.
అవునులే. ముఖ్యంగా ఎందుకు బాయ్సు ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు. ఎప్పుడు చూడు బయటకే యెళ్ళాలి అంటారు. దాని వెనక ఏమైనా ఉంటుందా సీక్రెట్ లాంటివి?
<laughs> అంటే, సీక్రెట్ గాని ఏముంది?
చెప్పినా అర్థం కాదు అంటారా లేకపోతే. <laughs>
నిజంగానండి, అవును. అ అర్థం కాదు నిజంగానే. అన్ <laughs> ఇంట్లో ఉంటే ఏముంటదండి? నసుంటది ఇంట్లోని. ఇప్పుడు ఉంటా
అయ్! అయితే చెప్పు ఇప్పుడు, అర్థం చేసుకోవడానికి నేను ట్రై జేచేస్తా. <chuckles> ఓకే. అంటే ద ఆ నసని తప్పిచ్చుకోవడానికన్నమాట అబ్బాయిలు బయటకు తిరిగేది.
అవునండి, అవును. ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఏమన్నా పని చేసాం అనుకోండి ఆహ్, ఎందుకు నేను చేస్తాను గదా! అంటారు. మా అమ్మ గురించి చెప్తున్నాను. ఏం చేయకపోతే ఏం చేయ్ సాయం చెయ్యవు, ఏం చెప్తే చెయ్యవు అని అంటారు. అదొక టార్చర్ మాట.
<laughs> ఆ! హ్మ్. హ్మ్. ఆ! అందుకే వాళ్ళ అమ్మలైనారన్నమాట ఊరికేనే అవ్వరు. <laughs> ఓకే.
అవునండి, అవును. వాళ్ళకి తోడు వీళ్ళకి తోడు ఒకటుంటది గదండి! దాన్నేమంటారు? ఆడపడుచని ఇంట్లో ఉంటదిగా ఒకత్తి. అయ్యబాబోయ్! ఇంకా టార్చర్ చుపిస్తది, ఇంకా టార్చర్ చుపిస్తది మాట. ఈళ్ళని తట్టుకోలేక మేము బయటికెళ్ళిపోతా ఉంటామండి మేము. అలా <chuckles>
ఏంటిది? ఆ! అక్క చెల్లెళ్ళా? ఓహో! సరే సూపర్! ఇదంతా బాగానే ఉంది కానీ, మీరు ఫస్ట్ ట్రావెలింగ్ ఏమన్నారు ఆహ్, హైదరాబాద్ అన్నారు కదా! సో మరి హైదరాబాద్‌కి మీరు సోలోగానే వెళ్లారా? అసలు హైదరాబాద్‌కి వెళ్ళాలి అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించారు? హైదరాబాద్‌కే వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకొచ్చింది చాలా ఊర్లే ఉన్నాయి గదా! వై హైదరాబాద్?
అంటే ఒక హైదరాబాద్ అనేది ఒక పెద్ద మెట్రో సిటీ కాబట్టి జాబ్ అపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో నేను
అవును. సిటి. ఓకే. అంటే ఉద్యోగ అవ అవకాశం కోశమే మీరు వెళ్లారు హైదరాబాద్‌కి.
అవునండి, అవును. ఫస్ట్‌లో
మరి దాన్నెందుకు ట్రిప్‌లోకి కలిపేసారు మీరు? ట్రిప్ అంటే ఆహ్, ఏ పని ఉన్నా అవన్నీ వదిలేసి జాలీగా తిరగడం కదా! సో మీరు అసలు హైదరాబాద్‌కి వెళ్ళిందే ఏదో పని కోసం అంటున్నారు. సో అది ట్రిప్‌లోకి ఎలా కాలిక్యులేట్ అవుతుందంటారు.
అవునండి. అంటే నేను వెళ్లి వెళ్ళగానే జాయిన్ అయిపోలేదు, ఎందులోనూ.
ఓకే .రౌండ్లేసారన్నమాట మొత్తం హైదరాబాద్ అంతా. సూపర్! ఎన్ని ఎన్ని రోజులు కొట్టారు రౌండ్లలా?
యెస్! యెస్! అలాగే అవునండి. ఫస్ట్ ఎలాగైనా రౌండ్లు అలాగా ఒక 1 మంత్ అలా తిరిగానండి అలాగా.
ఓకే. 1 మంత్ టూర్ సూపర్! ఎట్లా సోలో‌గాన, లేకపోతే ఎవరన్నా ఉన్నారా ఫ్రెండ్స్ అలా తెలిసిన వాళ్ళు?
సూపర్! క్ లేదంటే సోలేగానే తిరిగాను. అలాగా
సోలో అంటే బై వాకా లేకపోతే ఆటో ఎక్కి ఎక్కడ పడితే అక్కడ ఊరికేనా, ఏ కనిపిస్తే దాంట్లోకి ఎక్కి వెళ్ళకుంటు వెళ్తూ ఉండేవాళ్ళా?
అలాగ నిజంగాది. అలా లేదండి నిజంగా చెప్తున్నాను. ఒక ఆటో ఎక్కితే అసలా వాళ్ళ ఆస్తులు అడిగేత్తారసలా, అంత దారుణంగా ఉండేది. నేను ఫస్ట్‌లో గమనించాను. అలా ఎక్కితే అసలా ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఈవినింగ్ అయిపోతే ఇంకా రేట్ అలా పెరుగుతూ ఉంటుందట. ఓలా, రాపిడో ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి మాట.
అవునా? ఆ! హ్మ్. మరంత రేట్ ఉన్నప్పుడు మరీ ఆటోనే చూస్ చేసుకునేవారా, లేకపోతే బై వాక్ వెళ్ళేవారా?

అంటే అది నాకు ఇంకా తెలియలేదు. జస్ట్ అది వడపావు ఏదో తిన్నాను తప్ప. చూసి అవునండి. బండి మీద.
అవునవునులే. కొత్త అన్నావు గాబట్టి సో ఇంగా ఎక్స్‌ప్లోరింగ్ స్టేజ్‌లో ఉన్నావు నువ్వప్పుడు.
అవునండి. అవును. <chuckles> అలాగే చూసి వచ్చేసాన్నమాట.
<chuckles> ఓకే. ఏమన్నా అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే ఆహ్, పల్లెటూరులో నుంచి వచ్చి ఏదన్నా ఆహ్, జనరల్‌గా జెప్తున్నా అనమాట. పల్లెటూరు నుంచి వచ్చి ఏదన్నా వింత వాల్ ఇంతవరకు చూడండి చూపిస్తే ఆహ్, అని నోరు తెరిచి షాక్‌గా అన్నీ చూస్తూ ఉంటారు గదా! అలాగే నువ్వు గూడా అలాగే చూసావా లేకపోతే ఎలా? ఆ ఫీల్ ఏంటి? ఆ ఎక్ ఎక్స్‌పీరియన్స్ <chuckles> ఏంటి?
ఓకే. <chuckles> అయ్యబాబోయి! నిజంగా. ఈ దాన్నేమంటారు? ఇవన్నీ మోనోమేంట్స్ ఇవన్నీ ఉంటాయి గదండీ! అవి వేరేవి అసల అవన్నీ ఒకెత్తయితే, నేను చూసిన సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో గాని, బయట గాని. ఎంత దారుణం అంటే ఇప్పుడు హ్మ్. అమ్మాయిలండక్కడ సిగరెట్స్ కాల్చడం సాఫ్ట్‌వేర్ అమ్మాయిలే. పైగా. కొంచెం చాలా నాకైతే షాకింగ్ బట్ అంటే మా సైడ్ అయితే అమ్మాయిలు కొంచెం ట్రెడిషనల్ గాని కొంచెం బావుంటారు గదండీ. కొంచెం పద్ధతిగా ఉంటారు. కానీ అక్కడ అం చదువుకున్న అమ్మాయిలే పైగా అంతా స్మోకింగ్ చేయడం ఏంటి? అని చెప్పేసి నేను లటరల్లీ ష్
ఆహా! హుహు. ఓకే. ఓకే. ఓకే. అవునవును. హ్మ్. ఓకే. అట్లయితే నువ్వు మంచి విషయాలు చూసావు కొంచెం నీకీ ఏంట్రా బాబు ఇలా ఉంది! అన్న కల్పించిన విషయాలు గూడా చూసావు అంతేనా? టెంపుల్స్‌కేమైనా వెళ్ళావా?
అవునండి. అవును. ఎగ్సా అసల నాక్ ఒక్క విషయం అండి. అక్కడ అసల టెంపుల్సే ఉండేయి కాదండసల. ఈ
అదేంటి హైదరాబాద్‌లో టెంపుల్స్ లేవా? చాలా ఆశ్చర్యంగా ఉంది.
అంటే ఇప్పుడు పీజీస్‌లో గౌలిదొట్లు అక్కడ ఎక్కడ కూడా ఉండేయి కాదసల. అంటే నేను ఒక ఒక క్రిస్టియన్ మాట. మాకసలా మా సైడ్ అయితే బోల్‌డన్
ఆహా! ఓకే. ఓకే. పోనీ చర్చ్‌లుంటాయి కదా! క్రిస్టియన్ అయితే.
చర్చ్‌లు ఉంటాయి గానీ మీకు చాలా లాంగ్ యెళ్ళాలనమాట ఇంగ. దగ్గరలో ఉండవసల. మాకైతే ఇక్కడ దగ్గర్లో చాలా ఉంటాయి. కానీ ఇక్కడ అక్కడైతే మాత్రం ఉండేవి కాదసల. చాలా తక్కువ. తక్కువున్నా సరే
ఓకే. హుహు. హ్మ్. హ్మ్. హైదరాబాద్‌లో ఇప్పుడు ఏమంటారు 'రామోజీ ఫిల్మ్ సిటీ' అని, ఇంకోటి ఏ ఏమంటారబ్బా? సినిమాదేదో ఉంది చూడు. సినిమాది కాదు ఇది 'ఏఎన్ఆర్ స్టూడియో' సమ్‌థింగ్ అంటే 'నాగార్జున' గారికి సంబంధించి ఒకటి అదే పనిగా ఉంది చూడు. ఆ! కరెక్ట్. 'అన్నపూర్ణ స్టూడియో'. పేరు స్ట్రైక్ అవ్వలే నాకి. సో అలా ఉన్నాయి గదా! వాటికేమన్నా వెళ్లి చూడడం. ఆహ్, లేకపోతే కొన్ని పబ్బులంటారు గదా! అంటే ఎక్స్‌ప్లోరింగ్ చేయడం. ఆ పబ్బులు కానీ లేకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్ అదే పనిగా ఉంటాయన్నమాట. సన్‌రైజ్ చూడ్డానికో, సన్‌సెట్ చూడ్డానికో కొన్ని ఉంటాయి గదా! సో వాటినన్నిటిని విజిట్ చేశావా మరి?
'అన్నపూర్ణ స్టూడియో'. 'అన్నపూర్ణ స్టూడియో'. <chuckles> ఆ! ఓకే. ఓకే. అవునండి. ఆ! లేదండి. నేను ఈ పబ్‌లకి గాని, ఇవి గాని నాకు అటువంటి కల్చర్ అలవాటు లేదు. జస్ట్ అవి
సరే. అవి వదిలేయి. పబ్ అవొదిలేయి. మిది మిగతా ప్లేసెస్ ఉన్నాయి కదా! ఈ సి సినీ ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు. అలాంటివి.
అవి నెహ్రూ జువాలజీ అవి చూడలేదు గానీ జూ పార్క్ ఒకటి చూసాను.
ఓహో! జూలో జంతువులున్నాయా మరి?
ఉన్నాయండి. ఉన్నాయి. ఎందుకుండవండి? జంతువు లేకుండా. అందులో జిరాఫీ గాని స్నేక్స్ ఒకటి ఉన్నాయి ఒక బాక్స్‌లో. నెక్స్ట్ లోపలికెళ్ళేసరికి వైల్డ్ యానిమల్స్ ఒకటి ఉన్నాయి. నిజంగా బాహుబలిలో ఈ అడవి దున్న ఉంటది కదండీ!
ఏం చూసారెంటి? ఆహా! ఓకే. అవునవును.
నిజంగా అది చూసాను. నేను ఎంత లావు అసలు ఎంతుందంటే చాలా భయంకరంగా ఉంది మాట అసల.
ఆ!

ఏమది?
క్రోసిన్.
క్రోసిన్ ఆహ్, తలనొప్పి అని టీవీ‌లో అడేస్తారు అదేనా?
ఐడియా ఉందా అండి? అవునండి. అవును. ఏదొచ్చినా‌ సరే ఫస్ట్ ఆ బిల్ల ఆ మెడిసిన్ పడిపోవాలి మాకు. అది
అందుకే. ఎప్పుడో చిన్నప్పుడు ఇన్న. <chuckles> ఓకే.
<chuckles> అది ఒకటి మేము అది మాది ఫ్యామిలీ మెడిసిన్ అన్నమాటది. మాకేదొచ్చినా ఫస్ట్ అదే తీసుకుంటాం. దాని వొళ్ళు నొప్పి
అంటే అదెసుకుంటే మొత్తం అంతా సెటా ఇంక హెల్తు?
ఆ! కొంచెం అంటే దాన్ని రిలె రిలీఫిస్తది మాకు. కొంచెం అంటే 3 3 డేస్ చూస్తాం. ఇప్పుడు ఈరోజు రేపు యెసుకొని ఇక తగ్గకపోతే కనుక అప్పుడు హాస్పిటల్‌కెళ్తామండి కానీ ప్రిఫర్ చేసి ఫస్టిది.
సూపర్. అంటే ఓకే. అంటే జనరల్‌గా కరోనా టైమ్‌లో ఈ డోలో సిక్స్‌ఫిఫ్టీ అదే హైపయింది గానీ ఈ క్రోసిన్ అనేది అంతగా కాలేదు. కానీ మీ ఫ్యామిలీకి బాగా వర్కవుటయిందన్నమాట. ఓకే మీ ఫ్యామిలీ‌ని క హెల్త్ కాపాడిన రారాజు క్రోసిన్ అంతేనా? ఓకే సూపర్. సూపర్. ఆ!
వర్కవుటవుతుంది. కానీ క్రోసిన్ అవునండి. <chuckles> అలాగా. అలా ఒక ఒక ప్యాక్ తి ఒక అట్ట తీసేసుకున్నాను క్రోసిను. జేబులో పెట్టేసుకున్నాను. తర్వాత మీరన్నట్టు ఈ ఫుడ్ పడదు కదా! అని చెప్పేసి ఫుడ్ మీద ఫోకస్ చేశా అన్నమాట. ఇంట్లో పచ్చడ్లు గాని అయి పెట్టుకున్నాను. కొంచెం డ్రై ఫ్రూట్స్ జీడిపప్పులు ఇవి అవి కొని కూడా కొంచెం ప్యాక్ చేశాననమాట.
హ్మ్. ఆ! అవునవును. ఆ! హ్మ్. ఓకే. ఈ బా హెల్త్ మీద ఎక్కువ ఫోకసున్నట్టుంది. <chuckles>
<chuckles> అంటె కొంచెం దాన్నెమంటారు తిండి ప్రియులు మాట‌ మేము. ఆకలికాగలేము ఇయన్నీ ఉంటాయన్నమాట. అందుకే ఫస్ట్ ఫుడ్ మీద ఫోకస్ చేశాను. అలాగా...
ఓహొ! అట్లనా? హ్మ్. దాని తర్వాత ఇంకేమేం తీసుకొని వెళ్ళావు?
అలాగా పచ్చడ్లోక‌టి నెక్స్టు మీరన్నట్టు డ్రెస్‌లొకటి అవొకటి తీసుకున్నానన్నమాట. లోపల పెట్టుకున్నాను.
హ్మ్ బ్లాంకెట్స్?
తీసుకున్నానండి. అవి కూడా తీసుకొని మొత్తం ఉండాలి కదా! అని చెప్పేసి పెట్టుకొని. ఆ పచ్చడ్లు అవి ఇవి పెట్టుకొని. కొన్ని కొన్ని ఇంట్లో పిండివంటలు జేశారు జంతుకలవి పెట్టారండి. కొంచెం బాగోపోతే
హ్మ్. హ్మ్. మిమ్మల్ని బానే ఒప్పించారు గదా! అసలు ఒ వాళ్ళని ఒప్పించడానికి నువ్వేమన్నా బాగా కష్టపడ్డావా? అంటే బొమ్మరిల్లు సినిమాలో వాళ్ళ ఫాదర్‌ని ఒప్పించడానికి కొన్ని బానే కష్టపడతాడు గదా! హీరో. సో, అలా మీ ఇంట్లో ఏమన్నా కష్టపడ్డావా నువ్వంతగా?
నిజంగా చెప్తున్నానండి నేను ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్ యెళ్ళిపోతాను యెళ్ళిపోతాను రా బాబు అని చెప్పుకుంటూ ఇంట్లో వతంటే. అసలు ఒప్పుకునేవారు కాదనమాట. కానీ లాస్ట్‌కి తప్పలేదు. ఇంకంటే, జాబ్ పర్పస్ కోసం అని జెప్పేసి ఎళ్ళాం గాబట్టి సరిపోయింది గానీ. అప్పుడు వదిలారుమాట. పంపించేవాళ్ళు కాదండి అసల. అలాగా పంపించారు.
హ్మ్. ఓకే. ఆహా! లేదంటే పంపిచేవాళ్ళు గాదా? ఓకే. సరే! మరి హ్మ్. ఫస్ట్‌ టైమ్ అన్నీ సర్దేసుకొని అన్నీ జాగ్రత్తలు తీసుకొని హైదరాబాద్‌లో అడుగు పెట్టేసావు. పెట్టంగానే ఎ అంటే ముందే ప్లాన్ జేసుకున్నావా పీజీ ఆ అవన్నీ? లేకపోతే ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా నీకక్కడ?
అక్కడ ఫ్రెండ్సెవరు లేరు. ఏదోకటి దాంట్లో జాయినయిపోదాం. అంటే మా అన్ని‌యాళ్ళ ఫ్రెండ్సు సాఫ్ట్‌వేర్‌లో ఉన్నారండి.
ఆహ!
సో, అందరక్కడ ఒక చోట ఉంటారా అని చెప్పేసి అన్నారు. అది నేను కొంచెం ఆది
అంటే నువ్వు స్టే చేయడానికి ఫస్ట్ ఎక్కడికెళ్ళావు?

అంటే నేను ఎప్పుడు కూడా జిల్లా దాటడమే గగనం అసలా. ఎప్పుడు కూడా
ఓకే. అందుకే ట్రిప్ అని ఏసేసారు దాంట్లోకి. సూపర్! హ్మ్.
ఆ! అవునండి. అవును. ఎందుకంటే, నేను అసలా డిస్ట్రిక్ట్ దాటడమే చాలా గొప్ప విషయం. అంటే, మాది ఒక ఫ్యామిలీ టీ టీచింగ్ ఫ్యామిలీ మాట మాది. మా నాన్నగారొక టీచరు.
హ్మ్. ఓకే. జాయింట్ ఫ్యామిలీనా ఏంటి?
లేదు. లేదండి. జాయింట్ ఫ్యామిలీ కాదు. ఎలాగంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు టీచర్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు ఆ! అలాగే ఉంటాదండి. ఇప్పుడు కోడి
ఓకే. హ్మ్. స్ట్రిక్ట్‌గా ఉంటదంటరా? అంటే ఏది 90స్ మూవీ అది సీరీస్ ఏదో ఉంది కదా? సో, అంత స్ట్రిక్టా?
ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అందులో చిన్న కొడుకెలాగా ఉంటాడో నేను అంతే. సేమ్. <chuckles> అలాగనమాట. మాచ్ అయింది బాగానే. ఏమో నిజంగా అలాగే ఉంటారేమో!
<laughs> బాగా మాచ్ అయ్యింది అట్లయితే. సో, మరి మీ డిస్ట్రిక్ట్ నుంచి మీరు హైదరాబాద్‌కి రావాలి అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి కదా! మరి ఎలా ఒప్పించారు వాళ్ళని?
ఆ! చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే ఆహ్, కోడి పిల్లల్ని దాని రెక్కలో కాపాడు ఉంచుకుంటది కదండీ! అలా దాచిపెడతది కదా!
రెక్కలొచ్చేంత వరకు కాపాడుకుంటుంది. రెక్కలొచ్చాక వదిలేస్తుంది.
ఆ! అలాగా మాకు బయట ప్రపంచం గాని ఏమి తెలీదసల. అంటే ఇప్పుడేం మాకేం ప్రాబ్లమ్ వచ్చినా కావాల్సొచ్చినా మా డ్యాడీ చూసుకునేవారు. మేము వెళ్ళేవాళ్ళం కాదు. సో, మాకసలు బయట వాతావరణం గాని, గొడవలు గాని ఏమి తెలీదసల. సో
ఓకే. హ్మ్. ఓకే మరి ఎప్పుడు అన్ని తెలు అన్ని విషయాలు తెలుసుకున్నారు?
ఆ! తెలుసు తెలుసుకోనుండలా అలా జరుగుతుంది. కానీ కొంచెం పెద్దయ్యాక ఈ లోకల్‌లోనే ఒక 30 కిలోమీటర్స్ లోపల ఫ్రెండ్స్‌తో ఎళ్ళేవాడనమాట బైక్ మీద. ఒకా
ఓకే. ఆ! ఓకే. అప్పుడు ఇంకా తెలిసిందేమో! ఓకే. స ఇది అంటే అన్ని రోజులు మీరు బావిలో కప్పలాగున్నారు. ఇంకా ఒక్కసారిగా మీ ఫ్రెండ్స్‌తో తిరిగే పాటికి చెరువులో కప్ప అయిపోయారు అంతేనా?
అవును. మీరు చెప్తే నమ్మరూ అయిగో కరెక్టేనండి. అవును. నిజంగా బావిలో కప్ప మాట అలాగా. అలా ఉండేవాళ్ళన్నమాట. కానీ ఇంటర్మీడియేట్ అయిపోయాక మా ఫ్రెండ్స్ ఉండేవారండి.
<chuckles> ఆ!